ప్రకృతనేది మనకి అంటే హ్మ్. అందరికి జీవనాధారం కదండీ! మనం ఎప్పుడు ప్రకృతిలోనే ఉంటూ ఉంటాం. ఆ! అలా మీకు అంటే ప్రకృతంటే ఇష్టమేనా? వాకింగు అలాంటివి పొద్దున్నే చేయటం, ప్రకృతితో గడపడం?
అవునండి. అవునండి. ఆహ్, ఆహ్, అవునండి. నాకు చాలా ఇష్టం. మార్నింగ్ నేను చాలా రొటీన్‌లాగా కూడా అది పెట్టుకొని చేస్తూ ఉంటాను.
ఆహా! అయితే మరి ఈ ప్రకృతిలో గడపడానికి మీరు ఇష్టపడినప్పుడు హ్మ్. ముందులుగా ముందుగా మీరు ఎటువంటి అంటే ఆహ్, అడుగులు వేస్తారు, దాన్ని ప్రకృతిలో గడపడానికి ముందుగా? అంటే వాకింగ్‌కి వెళ్ళటం ఆ తర్వాత ఆహ్, హ్మ్. దాని తర్వాత ఏం ఏ, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు ప్రకృతితో గడపడానికి?
హ్మ్. నాకు ఎక్కువ మన ఆహ్, ఉట్టి పాదం, అంటే ఉట్టి కాళ్ళతో చెప్పులేమి లేకుండా ఆహ్, గడ్డి మీద న నడవడం అంటే చాలా ఇష్టం అండి నాకు. అది కూడా గడ్డి ఆహ్, కొంచెం ఏం బయట కొన్ని కొన్ని సార్లు తేమ ఉంటది గదా! గడ్డి మీద, ఆహ్, అలా ఉన్నప్పుడు నడవడం అంటే ఇష్టం. అంటే దాని వెనకమో కొన్ని కొన్ని నేను వీడియోలలో అవి, ఇవి చూసిందేంటంటే బ్లడ్ సర్క్యులేషన్‌కి ఆ ఫీల్ అనేది ఆహ్, చాలా ఉపయోగపడుతది ఆహ్, ఆహ్, గడ్డి మీద నడవడం అనేది సింపుల్ నేచర్ టాస్కే చాలా ఆరోగ్యపరంగా హెల్ప్‌ఫుల్ అవుతదని నేను విన్నానన్నమాట. ఆ
ఆ! ఓహో! హ్మ్. అవునవును. హ్మ్. ఆహా! కంటికి కూడా ఉపయోగం అంటారుగా? కంటికి కూడా చాలా మంచిదిట అలా నడవడం వల్ల.
అవును. అవును. నిజమే మీరన్నది. అది కూడా ఉంది. అది అంత సింపుల్‌ది కూడా నేను చేస్తే ఇం ఆ డిఫరెన్స్ నాకర్థమైందన్నమాట. అంటే కంటి చూపు మ ఇదవ్వడం అలా చెప్పను, ఒక తెలియని ఫీలన్నమాట అది నడుస్తున్నప్పుడు, నచ్చుతుంది బాగా.
అవును. ఆ! హ్మ్. ఓకే. హ్మ్. మంచిగా ఆనందంగా ఉంటుంది అలా నడవడం అన్నమాట. మీరు, అయితే ఈ ప్రకృతిలో నడవడం అంటే ఇది మీరు ఏ సమయాల్లో ఎక్కువ చేయడానికి మీరు ఇష్టపడుతూ ఉంటారు? ఓహో! పొద్దున్న సమయం?
అవును. ఆ! అర్లీ ఆ! అంతే. ఆహ్, పొద్దున, స పొద్దున మ స ఉదయ ఉదయం ఉదయించే ఆహ్, కొంచెం, కొంచెం సేపు ముందు ఆ! అంతే అండి. నేను ఉదయమే నాకు ఎక్కువిష్టం ఇది.
ఉదయం. ఆ! ఆ! ఆహా! అంటే ఒకవేళ వీలు పడకపోతే సాయంత్రం అలా వాకింగ్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటారా? లేకపోతే ఓన్లీ ఉదయం అంటే ఉదయమే చెయ్యాలి అని అలా
ఆహ్, అంటే ఆహ్, కొంచెం ఎప్పుడు మనసు బాలేనప్పుడు వాకింగ్‌కి నేను ఆహ్, చెట్లున్న దగ్గరికి పార్కులకి వెళ్ళడం అనేది నాకలవాటు. ఉ ఉంది అలవాటైతే ఉంది.
హ్మ్. ఆహా! హ్మ్. హుహు. అంటే పొద్దునైనా సాయంత్రం అయినా కూడాను ఎప్పుడైనా.
హ్మ్. ఆ! ఎప్పుడైనా.
ఓకే. అంటే మరి ఈ ప్రకృతితో ఆహ్, వెళ్ళేటప్పుడు అంటే పార్క్‌లాగా లేపోతే ఏమైనా చిన్న, చిన్న అడివులకి వరకు వెళ్ళటం అంటే కొద్దిగా లాంగ్ ట్రిప్పుల్లో ఆహ్, నల్లమల ఫారెస్ట్‌కి శ్రీశైలం చూడ్డానికెళ్ళటం అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? లేకపోత్
హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. ఆ! నేను శ్రీశైలం మంచి భలే చెప్పారు. శ్రీశై శ్రీశైలం వెళ్ళానండి నేను. అక్కడ మనకి ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని ఒకటి ఉంటది. మీకు తెల్సుందో లేదో! తెలిసే ఉంటాది. అదీ హ్మ్. ఏంటది ఆక్టోపస్‌లాగా జలపాత జ జల్ జలపాతం కాదు. మనకి రివరు. ఆహ్, నది. నది ఆక్టోపస్‌కి 8 కాళ్ళుంటాయి గదా! ఆహ్, సో, మనకి పైన నుంచి వ్యూ ఎలా ఉంటదంటే ఆ కొండలు ఆక్టోపస్ రీతిలో రూపుదిద్దుకున్నట్టు, వాటి మధ్య నది పా పారుతున్నట్టు ఉంటది. అద్భుతమైన దృశ్యం అండి. నాకు ఎంత బాగా అనిపించిందంటే అసలు ఆహ్, శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఆ రోడ్డు మొత్తం అడవే గదా! అందులో ఆహ్, ఆహ్ వెళ్ళి ఆక్ ఆ చెట్లు కానీ అసలా ఆ చల్లదనము ఇంకా మేము వెళ్ళే రోజైతే ఇంకా వర్షం. వర్షమోస్తుంది. ఆహ్, త తర్వాత అసలు ఆ సౌండు ఎక్కడ పడితే అక్కడ ఫ్రెష్ వాటర్ అండి. ఎంత మంచి నీరో ఎక్కడ చూసినా గాని. ఆ ఆ ఫీల్ అబ్బో! చాలా అద్భుతం అసలు.
ఆ! ఆ! ఆ! అవును. ఆ! నది. ఆ! ఆ! ఆహా! ఆహా! అవునండి, అవునండి. హ్మ్. ఆహా! ఆ! అవును. హ్మ్. అంటే అక్కడ మీరు ఏమేం చూసారు మరి హ్మ్. ఆహ్, ఈ అడవిలో ప్రయాణం అంటే ఎలా అనిపించింది చెప్పండి మొదట?
భయం గూడా యేసిందండి. అంటే అంత అడవిని నేను ఫస్ట్ టైమ్ చూడటం. అండు పైకెళ్తున్న కొద్ది అంటే ఆ కొండ మీద పైకెళ్తున్న కొద్దీ అది అడవి లోపలికి ఆహ్, హ్మ్. స్వ మన శ్వాస ఎంత ఫ్రెష్ అండి అది ఎంత ప్యూరుందో ఎంతో డిఫరెన్స్ ఉంటదండి. మనకి జస్ట్ ఆ శ్వాస నార్మల్‌గా పీల్చుతుంటేనే లోపల అంత అద్భుతమైన ఒక ఒక టైప్ ఆఫు ఆహ్, ఏంటి? ప్రశాంతత, ప్రశాంతత. అదంత ఉంది అంటే జనరల్‌గా మనం రోజు గూడా ఈ సిటీలల్లో ఉంటూ ఆహ్, హ్మ్. మనకు ఒకవేళ రోజు అలాంటి ఆహ్, హ్మ్. ఆహ్, మంచి గాలి ఉంటే మనం ఇంకెంత ప్రశాంతంగా ఉంటాం అనిపిచ్చింది నాకు.
ఆహా! ఆ! ఆ! ఆ! మంచి ఆహా! ప్రశాంతం. ఆ! ఓహో! అంటే అన్ ఆహ్, నిజంగా మీరు చెప్పింది కరెక్టేనండి. మనం ఎందుకంటే ఈ కాలుష్యం వల్ల మన సిటీలో హ్మ్. ఆహ్, మనంత గాలి ఉండలేకపోతుంది. మీరు ఆహ్, అంటే ఈ ఈ గాలితో పాటు మీరు ప్రయాణం చేసే టైంలో ఆహ్, బెం ఆహ్, అంటే వేరు వేరు రకాలైనటువంటి పక్షుల్ని అట్లా చూడటం వాటిల్ని కిలకిల రావాలనేటువంటి వినడం ఏమైనా జరిగిందా అండి?
అవును. ఆ! జరిగిందండి. నాకు జనా నాకు సజ జనరల్‌గానే నాకు ఈ పక్షులంటే బాగా ఇష్టం అన్నమాట. నేను పక్షుల ఆహ్, హ్మ్. పార్కులకి గూడా వెళ్ళాను. ఇంగ హైదరాబాద్‌లో వెళ్ళాను. ఆహ్, బయట ఒకసారి నేను బాంబే బాంబే దగ్గర వెళ్ళినప్పుడు వెళ్ళాను. అట్లా నాకిష్టం.
ఆ! ఆహా! ఆహా! పక్షుల్ని చూట్టం.
ఆహ్. హ్మ్. హ్మ్. అయితే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సౌ ఒక ఏంటి వైట్ కలర్‌దో ఏదో అండి అప్పుడు గూడా ఫ్రెష్ వాటర్ ఒక దగ్గర ఆగినప్పుడు రెస్ట్ కోసము, అందరు ఆగు ఎక్కడ పడితే అక్కడ ఆగొద్దని గూడా జెప్పారు వెళ్ళేటప్పుడు. ఎందుకంటే అది కొంచెం ఆహ్, వైల్డ్ యానిమల్స్ వస్తాయని జెప్పేసి అనే ఉద్దేశంతో ఆహ్, ఎక్కడ పడితే అక్కడ ఆగొద్దు. కొన్ని కొన్ని పాయింట్స్ దగ్గర పోలీసులున్నారు. ఆ టైంలో మేము వెళ్ళినప్పుడు ఆహ్, ఎక్కడైతే జన్ ఆహ్, ఆగే బోర్డ్స్ ఉంటాయో అక్కడే ఆగాలన్నమాట. అక్కడ అక్కడ ఆగినప్పుడు మంచిగా ఫ్రెష్ వాటర్ ఇట్లా ఫ్లో అయితున్నాయి రోడ్ పక్కకి. అసలు అంటే ఎంత ఫ్రెష్ ఉన్నాయంటే క్ దాని లోపల ఉన్న హ్మ్. ఆహ్, ఆకులు, ఆహ్, కింద మునిగిపోయి ఉన్నవి అన్నీ క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఎండిపోయిన ఎండిపోయిన చెట్టు మొక్క, కొమ్మలు కింద పడ్డవి అవి మునిగిపోతాయి గదా! అవి భలే గనిపిచ్చినాయి. అసలు నాకు. అండ్ అక్కడ బర్డ్స్ కూడా వైట్ కలర్‌ది మరి. చాలా చిన్నగా ఉంది. మనం కొంగలు ఇవి ఇవి జూసాం గాని, ఆహ్, ఆ వైట్ కలర్‌ది ఏదో కొది చిన్నగా ఉందన్నమాట. పక్షి చాలా మంచిగా అనిపిచ్చింది. ఒక గ్రూపు ఒకక వాళ్ళు గ్రూపున్నారు. అక్కడ ఆహ్, పక్షులు బావుంది. మంచిగ అనిపిచ్చింది. హ్మ్. హ్మ్. హ్మ్.
ఆ! ఆహా! అవును. ఆహా! ఆహా! ఆహా! ఓహో! ఆహా! అవునండీ. అవును. హుహు. హ్మ్. ఆ! ఆ! ఆహా! పక్షుల గు గుంపు పక్షుల గుంపున్న గుంపుందన్నమాట. ఓకే. అది చూడ్డానికి చాలా బావుంది మీకు. ఆ దృశ్యం అది. ఆహా!
అవు అవునండి. ఫోటోలున్నాయి అసలు. ఇప్పుడు మీరు చెప్పారు నాకు గుర్తొచ్చేసింది సడెన్‌గా. <sniffs> హ్మ్. హ్మ్.
ఆహాహాహా! అంటే ఒక అద్భుతమైన దృశ్యం చూశారననుకున్నారు. అయితే మరి మీరు ఇప్పుడన్నారు గదా! ఈ వైల్డ్ యానిమల్స్ క్రూర మృగాలు ఈ ఇలాంటివి చూట్టానికి ఎవరో మ ఎప్పుడైనా ప్రకృతితో మీరు ఎప్పుడైనా చూసారా వాటిల్ని ప్రత్యక్షంగా? హ్మ్. జూపార్క్స్‌లో గానీ లేకపోతే వేరే చోట్
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. వెళ్ళాను. నేను మన దగ్గర ఆహ్, హైదరాబాద్‌లో ఉన్న 'నెహ్రూ జూలాజికల్ పార్క్‌కి' వెళ్ళాను. ఆహ్, తిరుపతిలో ఉన్న జూ పార్క్‌కి వెళ్ళాను. ఆహ్, మళ్ళీ ఢిల్లీ మీ నేను చదువుకునేటప్పుడు అక్కడ కూడా వెళ్ళాను. నాకు జూ జూ తి జూ అను ఎక్సిబిషన్సు ఆహ్, ఇవి తిరగడం ఇష్టం. ఆహ్, జూ పార్కు హ్మ్. ఎ పు పులిని ఇవన్నీ <chuckles> బాగా అదొక భలే ఫీలండి అది అసలు హ్మ్.
హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. ఆహా! ఆ! అంటే ఇప్పుడు వాళ్ళు ఒక వ్యాన్‌లో తీసుకెళ్తారు గదా! సఫారీ ఏదో అంటారు చూసారా! ఆ!
ఆ! అదే చేయలేదింకా.
అదే చేయలేదా? ఆహా! అయితే మా-మామూలుగా ఈ పు పులినో, సింహాన్నో జూ పార్క్‌లో చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? భయమేసిందా? లాకపోతే దాన్ని అది కూడా మనలాంటి, అంటే క్రూర మృగం అయినా కూడా అది నోరులేని జంతువులా అనిపిచ్చిందా? ఎలా?
హ్మ్. హ్మ్. అంటే ఒకటేంటంటే అండి. ఆహ్, హ్మ్. ఆహ్, రిజర్వ్స్, రిజర్వ్ పార్క్‌లోకి నేను సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ జూ ఒక షోకేస్‌కి మాత్రమే పెడుతున్నాడు. అంటే అప్పట్లో నాకు తెలీదు. ఎప్పుడో ఎళ్ళా. ఫస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు ఆహ్, అట్లా పులిని ఇంకా సింహా సింహాలని చూస్తున్నప్పుడు అది వాళ్ళకి మంచి స్పేసే ఉంది. ఫుడ్డు, ఆహ్, అంటే వాటర్ అవన్నీ ఉన్నాయి. కానీ ఆహ్, ఎట్లైనా బంధ్ అవి. ఆహ్, ఇప్పుడు ఆ జంతువులు ఉండాల్సింది గ దట్టమైన అడవుల్లో గదండీ. ఎంత ఎంతసలు మనకేంటి సన్‌రైజ్ రాని అంత దట్టమైన అడవుల్లో ఉంటాయి ఆ జంతువులు. అలాంటివి తీసుకొచ్చి జూలో పెట్ పెడితే ఎందుకో నాకు ఆహ్, నా బ్రెయిను బ్రెయిన్‌లో మ్యాచ్ అవ్వలేదన్నమాట. పులేంటి ఇక్కడ ఉండడం ఏంటి అలా.
ఆహా! ఆ! ఆ! హ్మ్. ఆ! ఆహా! ఆహా! ఆ! మీకు అంటే న నచ్చలేదు. అది ఆహ్, ఈ ఈ జంతువులని హింసిస్తున్నారేమో అనేటువంటి భావన కలిగింది మీకు.
నచ్చలా. హ్మ్, అవును. కానీ అలా మనకి ఇప్పుడు ఇండియాలో గూడా మంచి మంచి రిజర్వ్స్ ఉన్నాయి. ఇప్పుడు అనంత్ అంబానీ గారు పెట్టారు. అక్కడ వాళ్ళ, వాళ్ళ పె జంషెడ్పూరా! ఏదో. ఆహ్, ప్లేస్‌లో ఆహ్, యానిమల్ యానిమల్ రిజర్వ్ మన ఎస్పెషల్లీ మన దేనికోసం మన ఏనుగుల కోసం పెట్టారు. అక్కడ ఇప్పుడు జంతువులు అవన్నీ వాళ్ళు అక్కడ పెట్టి వాటిని వాటిని సంరక్షణ ఎక్స్‌టింక్ట్ అవ్వకుండా వాటి యొక్క ఆహ్, జాతి అంతం అవ్వకుండా చూడడం కోసం కొన్ని సంరక్షణలు జేస్తున్నారన్నమాట వాళ్ళు. ఆహ్, అలాంటి రిజర్వ్ పార్కులు ఆహ్, ఉండడం వేరు. జూ జూలాజికల్ పార్కులు ఉండడం వేరు అని తర్వాత అర్థమైందన్నమాట.
ఆ! ఆ! ఆహా! ఆ! ఆహా! ఆ! ఆ! ఓహో! ఆహా! మరి మీరెప్పుడైనా ఈ క్రూర మృగాలుండేటువంటి రిజర్వ్ పార్కులు, టైగర్ రిజర్వ్ గాని, లయన్ రిజర్వ్ అట్లాంటివి ఎప్పుడైనా చూసారా? లయన్స్
హ్మ్. లేదండి. రిజర్వ్ పార్కులకెప్పుడు వెళ్ళలేదు నేను. ఆహా! వెళ్ళలేదు.
ఎప్పుడు వెళ్ళలేదు, ఓహో! అయితే హుహు. ఆహ్, కానీ వాళ్లు మరి మీరు ఇప్పుడు చూసినటువంటి ఈ జూ పా‌ర్క్‌లో ప్రకృతికి తర్వాత మీరు ఇందాక చెప్పినటువంటి శ్రీశైలంలో ఆహ్, అప్పుడు కూడా అది కూడా పచ్చని చెట్లు, ఇక్కడ కూడా చెట్లు అవీ జంతువులు ఉంటాయి కదా! ఏమైనా తేడా కనిపించిందా మీకు?
హ్మ్. ఒకటండి. అంటే తేడా అక్కడ దట్టమైన అడవిలో అసలు ఇన్ ఇంత గూడా మనం ఓన్లీ రోడ్డు మాత్రమే మనం ఏసింది గదా. మిగిలిందంతా కూడా నేచర్ నుంచొచ్చింది. ప్రకృతి నుంచొచ్చిందే. అది అలా చూడడం ప్లసు, ఒక జూ అనేది మనం కట్టింది. ఆల్రెడీ ఉన్న చ నేచర్‌లో ఎంతో కొంత రోడ్లేయడం, అక్కడ ఒక ఆహ్, ఒక డెన్ తయారు చేయడమో, ఏదో ఒక అంటే గుహ లాగా ఒకటి తయారు చేయటం, ఒక పులికో లేకపోతే ఇంకేవో పక్షి సో, ఆ తయారీ తయారీకి, ఆహ్, అక్కడున్న ఉ హ్మ్. ఆహ్, స్వతహాగా ఉన్న ప్రకృతికి చాలా వేరు ఉంది. అంటే శ్రీశైలం ఎక్స్‌పీరియన్సనేది అదో అది వేరైన ఒక అద్భుతం. అద్భుతమైన అనుభూతి నాకు.
ఆ! అవునండి. అవునండి. ఆ! హ్మ్. ఆ! ఆ! ఆ! ఓకే. అంటే అది నాచురల్‌గా ఉంది. ఇది కొంచెం ఆర్టిఫిషియల్ అనిపించిందా మీకు?
ఆ! ఆర్టిఫిషియల్ అనిపిచ్చింది. ఎంత చెట్లున్నా ఎంతో కొంత ఆర్టిఫిషియాలిటీ అయితే ఉంది.
ఆ! ఆహా! అయితే ప్ అంటే మరి మీరు, ఈ నేచర్‌గా ఈ హ్మ్. నే ప్రకృతిలో మమేకం అవ్వడానికి ఇష్టపడతారా? వ అక్కడికి వెళ్ళి ఆహ్, హ్మ్. ఏమన్నా అవకాశం వస్తే వాళ్ళ మా అక్కడ గడపడానికి, ప్రకృతిలో గడపడానికి?
అవునండి. నాకు వాలంటీరింగ్ చేయడం చాలా ఇష్టం. ఆహ్, యాక్చువల్‌గా స్టార్టింగ్‌లో అప్పుడనుకున్నానన్నమాట. ఇలా వీటి జూలో కానీ, ఇట్లా ప్రకృతికి సంబంధించిన వాటిలో. ఇప్పుడు కేబీఆర్ పార్క్స్ మనకి హైదరాబాద్‌లో ఉంది. కేబీఆర్ పార్క్‌లో ఏమైనా వాలంటీరింగ్ ఉందా, జాబ్సనేవి నేను చూస్తూ ఉంటా. నాకు అన్ నె య నేచర్‌కి దెగ్గరగా ఉన్న వాలంటీరింగ్ ఏదైనా చేయడం అంటే ఇష్టం. ఫస్ట్ నుంచి కూడా అదొక ఆసక్తి ఉంటది నాకు. ఆహ్, ఇప్పటి వరకు ఈ ఆపర్చునిటీ రాలేదు. ఆహ్, బట్ ఎప్పుడైనా ఉంటే, చూడాలని జెప్పేసి కొన్ని, కొన్ని ఎన్‌జీఓస్, ఆహ్, హ్మ్. వాటికి సంబంధించిన నేచర్‌కి సంబంధించిన నేచర్ సంరక్షణ కోసం సమరేం వర్క్ చేసే కమ్యూనిటీసుంటాయి కదా. ఆహ్, హ్మ్. వాటితో కొంచెం సబ్‌స్క్రైబయ్యి ఉంటానన్నమాట. ఆహ్, ఎప్పుడన్నా అవకాశం ఒస్తుందేమో చూడడం కోసం.
ఆహా! ఆహా! ఆహా! ఆ! ఆహా! ఆ! ఆహా! ఆ! అంటే అలాంటివి ఏమున్నాయండి? మామూలుగా నేచర్స్, నేచర్‌ని మనం పరిరక్షించడానికి ఉండేటువంటి కమ్యూనిటీస్ గాని, లాకపోతే ఈ వాలంటీరింగ్ అంటే ఎలా చేయాలి? ఏంటి?
అంటే ఏదైనా ఒక ఆహ్, ఎట్లా చెప్ చెప్తారు, ఒక పని అంటే ఒక ఆహ్, హ్మ్. ఒక పనిని పెట్టుకుంటారు ప్లాన్‌గా. ఫ ఇప్పుడు ఎట్లా చెప్పొచ్చు, ఉదాహరణకి కేబీఆర్ పార్క్‌లో అప్పుడేవో చెట్లుని ఆహ్, తీసేసి వేరే చెట్లుని వేయడానికి ఒక పనిగా పెట్టుకున్నారన్నమాట. అప్పట్లో నాకు గుర్తులేదు సరిగ్గా ఏ సంవత్సరం అనేది. ఒక టైప్ ఆఫ్ చెట్లు ఆహ్, ఇప్పుడు ఒకటే చెట్టు ఉండడం వేరు, రకరకాల చెట్లు ఉండడం వేరు కదా. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క సైంటిఫిక్ ఆహ్, ఆహ్, అదేంటి? ఆ! విలువలు. కరెక్ట్. హ్మ్. అంటే పా ఉపయోగాలు. వాటి వల్ల ఉపయోగాలు డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి కదా. హ్మ్. సో, ఒక పార్క్ అనే ఉద్దేశానికొచ్చినప్పుడు పార్క్‌లో గూడా రకరకాల చెట్లు ఉండడం అనేది ఎంతో అవసరం అని జెప్పేసి ఆహ్, పలానా స్పేస్‌లో ఈ చెట్లని మనం నాటాలి. ఈ చెట్ల గురించి ఆహ్, ఎంతో కొంత అవేర్‌నెస్ పెంచాలి. దానికోసం సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళు, దాని గురించి ప్రచారం జేసేవాళ్ళు అంటే మార్కెటింగ్ జేసేవాళ్ళని, దాని గురించి ఎంతో కొంత తెలుసుకొని రీసెర్చ్ చేసేవాళ్ళని ఒక టీమ్‌గా తయారు చేసారన్నమాట అప్పట్లో. ఆ! దాని గురించి వాలంటీరింగ్ అంటే మన సొంతంగా మనమెళ్లి జాయిన్ అయ్యి మనం ఎంతైనా చేయొచ్చు, ఎన్ని చెట్లైనా నాటొచ్చు, ఎవరినైనా తీసుకొని రావచ్చు. అంటే అది ఆహ్, ఒక సెలబ్రిటీయో, ఒక పొలిటీషియనో ఎవరో స్టార్ట్ చేస్తారు. ఇంకా దాని తరువాత మిగిలింది మొత్తం ఈ వాలంటీర్స్ చూసుకుంటారన్నమాట. అలా.
ఆ! ఆహా! ఆహా! ఆ! ఆ! విలువలు ఉంటాయి. ఆహ్, స సైంటిఫిక్ అంటే సైంటిఫిక్ ఆ! అవునండి. ఆ! ఉపయోగం, ఉపయోగాలు. అవునండి. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహో! ఓహో! ఆహా! చూసుకుంటారు పెంచడం. ఆహా!
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
అలాగా అంటే మరింకేదో కమ్యూనిటీస్ అంటే వాళ్ళు ఏం చేస్తాయి? ఇదే పనిలో ఉంటారా? ఇలాగే ఉంటది. కాకపోతే కొంచెం వేరు వేరన్ ఇంకా
ఆ! వేరు వేరుగా. అంటే ఏంటంటే వాళ్ళకి ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి మనకి ఆహ్, గవర్నమెంట్ నుంచో ఇప్పుడు గవర్నమెంట్‌లో పాలిసీస్ ఏవన్నా మారినప్పుడు పర్యావరణ సంరక్షణ కోసం, ఏదైనా పాలిసీలు మారినప్పుడు ఇలాంటి కమ్యూనిటీస్ దెగ్గరికే యెళ్తారు. ఎన్‌జిఓస్ దెగ్గరికి ఈ కమ్యూనిటీస్ ఎవరైతే జెస్తారో, అప్పుడొక అప్పుడొక కొత్త అనౌన్స్‌మెంటొస్తది మనకి, "మాకు వాలంటీర్స్ కావాలి ఆహ్, ఎవరైనా వచ్చి పని జెస్తారా?" సో, అది నేను స్వతహాగా మనం వెళ్లి చేసుకునే పనులనమాట. కొంచెం అలాంటి చానెల్‌లో మనం ఎక్కడో దెగ్గర నెట్‌వర్కింగ్ పెట్టుకొనుంటే మనకవకాశాలొస్తాయి.
హ్మ్. ఆ! ఆహా! ఆహా! ఆహా! అది అంటే మరందులో సభ్యత్వం, అంటే మనం మెంబర్‌షిప్ తీసుకోడానికో, లాకపోతే అందులో జాయినవ్వటానికేమైనా అవకాశం ఉంటుందా అండి? అలాంటి
హ్మ్. ఆ! ఉన్ తీసుకోవచ్చు. ఆహ్, లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ కూడా కొన్నిటికుంటాయనమాట. అంటే ఒకా, ఒక అంటే సంవత్సరానికి తీసుకొని ఇప్ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు చేశాం.అంటే ఏంటంటే ఇప్పుడు లైఫ్ టైమ్ ఏ మెంబర్‌షిప్ తీసుకున్నా, మన, మన యాక్టివిటీ అనేదేంటంటే కొంచెం కంటిన్యూయస్‌గా ఉండాలి. ఆహ్, ఇప్పుడు ఒక నెల చేసాము చేసిన తరువాత 6 నెలలు సైలెంట్‌గా ఉన్నాం, మేము బిజిగా ఉన్నాం అంటే కలవదు. సో, మనం ఎంతో కొంత మనం చూస్తూ, రుజువు చేస్తూ ఉండాలనమాట. ఓకే. వీళ్ళు ఉపయోగపడుతున్నారు అని. అంటే అక్కడ మనకి ఆస ఆశ ఏమి లేదు. అంటే మనకు వచ్చేదేముండదు గదండీ! డబ్బు పరంగా ఒచ్చేదేముండదు. సో, అంతమంది ఆహ్, మెంబర్‌షిప్ తీసుకొని తరువాత గూడా అంత నిజాయితీగా చెయ్యరు ప్రకృతి విషయంలో.
ఆహా! హ్మ్. హుహు. ఆ! ఆ! అవునండి. అండంటే డబ్బు అనేది కాదు. మనం అంటే ప్రకృతిని మనం కొంతవరకు సేవ్ ఎన్విరాన్మెంట్‌ని సేవ్ చేయగలగడమో, పరిరక్షించగలగడం అనేటువంటిది కొంతవరకు మన వంతు ప్రయత్నం చేయగలం అనేటువంటి సంతృప్తుంటుంది కదండీ అందులో జాయినయ్యి.
ఆ! అ అది. ఆ సం నిజంగానే అలా ఒక ఒక సంతృప్తి కోసం వెళ్ళేవాళ్ళు మాత్రం ఆహ్, మంచి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకని లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ ఉంటది. వాళ్ళకొక పొజిషనుంటది. అలాంటి వాటిలో ఆర్ట్ అని ఒకటేదో ఉందండి, అప్పట్లో చూసాను, ఆర్టా? దాని పేరేదో గుర్తు రావట్లేదు. అప్పుడప్పుడు కొన్ని ఎన్‌జి‌ఓస్ మంచివుంటాయి. ఇప్పుడు మనం ఆన్‌లైన్ సెర్చ్ జేస్తే మనకు ఒచ్చేస్తాయనమాట. జాయినయిపోయి ఉన్నామంటే ఆహ్, హ్మ్. ఎప్పుడైతే ఏదైనా ప్రాజెక్ట్ వాళ్ళు గ్రూపుల్లో జాయిన్ జేస్తారు. వాట్సాప్ గ్రూప్లు, వాళ్ళకి ఇన్‌స్టా‌గ్రామ్ పేజులుంటాయి. సో, ఏదైనా ఒకటి ఈవెంట్ జరుగుతుంది అన్నప్పుడు మనం యెళ్ళిపోవచ్చనమాట. వాళ్ళు కొంచెం ప పర్యావరణ పరిరక్షణ కోసం కొన్ని కొన్ని ర్యాలీలు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు హైదరాబాద్‌లో. కేబీఆర్ పార్కు దగ్గర రా ర్యాలీ జరుగుతా ఉంటది. ఆహ్, సో, దానికి కావాల్సిన చాట్ బొమ్మలు, సైన్సు బొమ్మలు అవన్నీ కొంచెం చేసుకోవడం కోసం పిల్లల్ని పట్టుకొస్తా ఉంటారు. సో, ఏంటంటే ఎంతో కొంత పార్టిసిపేషన్ అనేది
అవును. హ్మ్. ఆ! ఆహా! ఆ! ఆహా! ఆహా! ఆ! ఆహా! ఆహా! ఆహా! ఉంటుంది.
ఇది తీసుకున్నప్పుడేంటంటే అంటే సిటిజన్స్‌గా మనం కూడా ఎంతో కొంత జేస్తున్నాము అనేది ఉద్దేశ్యంతో.
ఉద్దేశంతోటి, ఓహో! అయితే మీరు ఈ ప్రకృతిలో మీరు హ్మ్. ఆహ్, మమేకమయ్యే విధానం అని గురించి మీరు చాలా చక్కగా వివరించారు. మీతో మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలండి.
హ్మ్. హ్మ్. ధన్యవాదాలండి.